హ్మ్.
అలాగా ఇంట్లో వాళ్ళ మీద స్పాష అది చిన్నది సర్లే ఎక్కడో ఉంటే ఏంటి వాళ్ళకెలాగో తెలుస్తది కదా! తర్వాత ఎళ్ళనట్టు. ఈ కాలేజీ ఫెయిల్ అవ్వడం ఎగ్జామ్స్‌కి అటెండ్ అవ్వకపోవడం తెలుస్తది కదా! అని చెప్పేసనుకుని సర్లే లైబ్రరీలోకి ఎళ్ళి కూర్చుందాం అని చెప్పేసి అనుకున్నా అనమాట. సర్లే లైబ్రరీకి ఎళ్ళి కూర్చొన్నానమాట. కూర్చొని ఫస్ట్ సర్లే పేపర్ చూద్దాం అని చెప్పేసి సినిమా పేపర్లో పేపర్ ఉంటుంది కదండీ!
ఓకే. ఆ! అవునవును. ఉంటది.
అందులో సినిమా మూవీ న్యూస్ చూడటం.
హ్మ్.
స్పోర్ట్స్ పేజ్ డైలీ ఇదే చూసేవాడిననమాట.
ఆహా!
ఆహ్, నెల రోజుల వరకు ఇవే కంటిన్యూ చేశాను. మరి నాకిష్టమైన ఇవే కదండి! మరి. సినిమాలను స్పోర్ట్సు. అలాగే చూసావాడిననమాట. సర్లే సర్లే అని చెప్పేసి చదువుకుననమాట.
అంతే కదండీ. హ్మ్.
తర్వాతర్వాత నాకు బుక్స్ మీద చదవాలని ఇంట్రెస్ట్ పుట్టిందండి.
అబ్బో! ఏదో మార్పొచ్చిందైతే. మీరు మారారు సార్ అన్నట్టు ఉంది.
ఆ! ఆ! మార్పు వచ్చింది. <chuckles> నిజమేనండి. అవును. అలా మార్పొచ్చింది మాట. అంటే సర్లే చదువుదాం అని చెప్పేసి లోపలికెళ్లి ఒక అక్కడ బుక్స్ తీసుకొని చదువుకున్నాను. అంటే ఎవరియ్యి చదివానంటే ఎందుకో నాకు ఎందుకో చదవాలనిపించిందింక. అంటే చదువు చదవడం అలవాటయ్యింది. గ్రంథాలయం గాని ఆ వాతావరణం గాని నాకు బాగా అబ్బిందిమాట. ఏం చదవిన ఫస్ట్ సర్లే అని చెప్పేసి 'అబ్దుల్‌కలామ్' గారి జీవితం చరిత్ర 'పట్టాబి రామయ్య' బుక్సు ఒక ఎన్
ఓకే. ఓకే. ఆహా! హ్మ్. అబ్బా! అది పెద్ద మహనీయుల బుక్సే ఇవన్నీ కూడా.
అవునండి. 'యండమూరి వీరేంద్రనాథ్' గారి బుక్సు. అన్నీ చదివానండి. చదివి అలా రాసిన కొటేషన్స్ గాని ఇన్స్పైర్ అయిపోయాను నేను. నాకు బాగా అనిపించింది. అయ్యిబాబోయి! ఇదిలా ఉంటది జీవితం అని చెప్పేసి కొంచెం లోక జ్ఞానం అలవాటయ్యిందిమాట. వచ్చింది. అక్కడ ఇంకా చాలామంది కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు.
హ్మ్. ఆ! హ్మ్. ఓకే.